ఆ! అప్పుడప్పుడు మనకిది కామనండి. ఎందుకంటే మనకేంటి అంటే ఇప్పుడు మాకు వంటలు చేయడం బాగా ఇంట్రెస్ట్. అలాంటప్పుడు మనం ఏం జేస్తూంటాం, అంటే రకరకాలుగా ట్రై చేద్దామని చేస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు ఒకసారేం చేశాను అంటే యూటూబ్‌లో చూసి మనకి ఈ పల్లి చిక్కీలొస్తాయి గదండీ! నాకు చిక్కీలిష్టం బాగా. <sniffs> అవి నిలువ గూడా ఉంటాయి కదా! ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని రోజులు తింటారు అనేసి, ఆ పల్లి చిక్కి ట్రై చేశాననమాట. ఆ యూటూబ్‌లో చూసి. సో, అప్పుడు మనకి ఆ బెల్లం పాకమనేది చాలా చూసి కరెక్ట్‌గా ఆఫ్ చేయాలి. కరెక్ట్‌గా తీసుకోవాలి. అంటే అటు సాఫ్ట్‌గా కాకుండా ఇటు గట్టిగా అవ్వకుండా చూసి తీయ్యాలి. <sniffs> కానీ అది నాకు కొంచెం ఆ పాకంలో ఏదైతే ఉందో అది కాస్త గట్టిగా వచ్చిందండి. అది తేడా వచ్చిందనమాట. సో, దాని తర్వాత ఆ పాకమయ్యాక మనం పల్లీలేసి ఇలా పీసెస్ లాగా కట్ చేస్తాం కదా! అలా కట్ చేసినప్పుడు టేస్ట్ బావున్నాయి కానీ <smacks lips> అంటే ఆ హార్డ్‌నెస్సొచ్చిందనమాట. సాఫ్ట్‌గా రాలేదు.
అవును. అవునండి. ఓకే. ఓకే. అవును. అవునండి. ఓకే. అవును. ఓకే. అంటే అది మీరు విరి కొట్టిన విరగాకుండా అది గట్టిగయిపోయింది.
ఆ! సాఫ్ట్‌నెసనేది పోయింది. సో, అప్పుడు ఒక్కసారి ఫెయిలయింది నా వంట. ఆ! చాలా గట్టిగా అయిపోయిందండి. కానీ టేస్టయితే బానే ఉన్నాయి. అలాగే కంప్లీట్ చేశారనుకోండి. కాపోతే కాస్త గట్టిగా ఉన్నయి. <giggles>
ఓకే. అయితే అవి బాల్స్ లాగా అయిపోయుంటాయి.
ఆ! ఆ! బాగా ఇదిగా అయిపోయి హార్డ్‌గా. <chuckles>
ఓకే. అయినా సరే మీ పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారవి.
ఆ! తిన్నారండి. అంటే టేస్ట్ వైస్ బావున్నాయి. ఏంటంటే మనం మరి అంత గట్టిగా తినలేం గదండీ! పిల్లలు
సో ఫస్ట్ టైము ఫెయిలయింది కదండీ! మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్రై చేసారా మరది?
ఆ! నెక్స్ట్ టైమ్ ఇంకొకసారి చిన్నది చేశానండి. అంటే మనకి బర్ఫీలంటారు గదా! సో, అట్లా పెద్దవి కాకుండా ఆ మొత్తం మిక్సీ పట్టేసి <smacks lips> పల్లీలు వేయించేసి మిక్సీ పట్టి తర్వాత ఆ బెల్లం పాకం ఏదైతే అంతకు ముందు మిస్టేక్ చేసామో అలా చేయకుండా అది కరెక్ట్ టెక్స్చరొచ్చినప్పుడు ఆపేసి, అందులో కొంచెం నెయ్యేసి, ఈ పొడినేసేసి మనం అంటే ఈ ప్లేట్లవి ఉంటాయి కదా! దాంట్లో వేసేసి ఆ చిన్న, చిన్న బర్ఫీలు చేశాననమాట. అవసలు చాలా బాగొచ్చాయి. అంటే ఫస్ట్ టైమ్ ఫెయిలయింది కాబట్టి కాస్త చూసుకొని జాగ్రత్తగా చేశాననమాట.
అవునండి. ఓకే. అవును. ఓకే. అవునండి. ఓకే.